అదే మళ్ళీ కంగారు గూడా పడకుండా ఉంటది గదా <giggles> నిజంగా.
ఆ! అవునండి. అంటే ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్ళాలన్నా ఇప్పుడు నేనైనా ఒకవేళ జాబ్‌కి వెళ్ళాలి అంటే నేను ముందుగానే నా ఖాళీ సమయంలో నేను చేసుకుంటేనే కదా! ఒక అడుగు ఒక 10 నిమిషాలు లేట్‌గా లేచినా కూడా గబగబా నేను వంట చేయాలి అంటే నేను కూరగాయలు కట్ చేసుకొని ఇవన్నీ మీరే అన్నారు కదా! కా వంట చేయడమనేది కొంచెం పెద్ద ప్రాసెసె. ఖచ్చితంగా అయన్నీ కట్ చేసుకొని మళ్ళీ అవన్నీ కడుక్కొని, కట్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద వేసి అది ఉడకాలి అప్పుడు కూర రెడీ అయితుంది మనికి కదా! ఇప్పుడు
అదే. అదే. అదేనండి. అవును. నిజమేనండి. అదే కదా! హ్మ్. ఈ లోపల మళ్ళీ ఆహ్, అంటే స్కూల్‌కెళ్ళే వాళ్ళకేమో స్కూల్ టైమ్ అయిపోతా ఉంటది. ఆఫీస్‌కెళ్ళేవాళ్ళ ఆఫీస్ టైమ్ అవుతా ఉంటది.
ఆ! అవునండి. అప్పుడు ఇంకా మన మీదా ర కస్సు బుస్సులు అన్నీ అయిపోతాయనమాట. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే వాళ్ళు పడుకున్నాక నైట్ ముందే నేను కట్ జేసి పెట్టేసుకుంటాను.
అదే గదా! ఖచ్చితంగా. ఓకే. ఓహ్! సూపర్! సూపర్! అండి!
ఇప్పుడు ఆల్రెడీ వింటర్ కాబట్టి పొద్దున్నే చాలా చల్లగా ఉంటుంది. సో ఒకవేళ పొరపాటున లేట్‌గా లేసినా కూడా ఆహ్, మనం నైటే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం గదా! అది తీసుకొని వెంటనే మనము కడిగేసుకొని మనము ఏమంటారు వంట చేసేయొచ్చనమాట వంటనేది స్టార్ట్ జేసేయొచ్చు.
అవును. ఇబ్బంది లేకుండా ఉంటది. అవును. రెడీగా ఇక రెడీమేడ్ కుకింగ్‌లాగా అయిపోద్దనమాట ఇక మీకు. <chuckles>
హా! మరీ రెడీమేడ్ కాదులేండి. రెడీమేడ్ అంటే మనకు ఆల్రెడీ హాఫ్ కుక్కుడ్ ఉంటుంది. కదా! హాఫ్ కుక్కుడో, త్రీ ఫోర్త్ కుక్కుడో ఉంటుంది. కానీ ఇదలా కాదులే కు కూరగాయలు మట్టుకే కట్ చేసి ఆహ్, ప్ల బాక్స్‌లో మనము స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చనమాట.
ఆ! అదే. అదే. <chuckles> అవునవును. అదే. అదే. అదేలేండి. అంటే ఒక స్టెప్ అయితది మిగతా స్టెప్‌లన్నీ చేసుకోవాలి.
ఆ! అవునండి. ఒక స్టెప్ అయితది. ఎందుకంటే కుకింగ్‌లో పెద్ద స్టెప్ ఏంటంటే కటింగే.
ఆ! పక్కా అండి అదైతే. <chuckles>
కటింగ్ అయిపోతే పొయ్యి మీదేసేసాం అనుకోండి దాని పని అది చేసుకునిద్ది. కాకపోతే మధ్యలో మనం ఉప్పు, కారం అవి చూసుకుంటే సరిపోతదనమాట.
అవును. అదే మధ్య మధ్యలో దాన్ని ఇన్విజిలేటర్‌ లాగా చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతదేమో!
ఆ! ఆ! అంతే అండి. అంతే ఆ! దాని ఎగ్సామ్ అది రాసుకుంటా ఉంటది. అది కరెక్ట్‌గా రాస్తుందా లేదా ఇన్విజిలేషన్ చేసుకోవాలి మనము అంతే.
అదే. <chuckles>